మనం డిజిటల్ ఎరాలో బ్రతుకుతున్నాం అనేది అక్షర సత్యం. ఏ పనికైనా గానివ్వండి, ఇప్పుడు మనం ఈ ఇంటర్నెట్‌ని వాడడం, సెల్‌ఫోన్‌ని వాడడం, అనేది చాలా కామన్ అయిపోయింది. చదువు, ఉద్యోగం గానివ్వండి, అందరితో సంబంధాలని ఉంచుకోవడం గానివ్వండి, ఇలా దేనికైనా మనం డిజిటల్ టూల్స్ అనేవి ఉపయోగిస్తున్నాము. ఇప్పుడు మనం పాఠశాలకి లేదా కాలేజీకి వెళ్ళే, వెళ్ళే పిల్లల్ని తీసుకుంటే వాళ్ళు చదివే విధానం అనేది కూడా చాలా మారిపోయింది. ఒకప్పుడు ఉండేలా ఎగ్జామ్స్, అసైన్‌మెంట్స్, కాకుండా, వాళ్ళకి ఇంకా కొత్త పద్ధతిలో విద్యను చెప్పడం అనేది, మనం చూస్తూనే ఉన్నాము. కాబట్టి మీ ఉద్దేశ్యం ఏంటి? ఈ డిజిటల్ టూల్స్ ఇలా చదువులోకి కూడా డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది రావడం నిజంగా వారికి బెనిఫిట్ అయిందా? నిజంగా పనిచేశాయ అంటారా? లేక వేరేలాగా ఏమన్నా చెప్తారా?
అవునండి. అవును. ఈ డిజిటల్ టూల్స్ అనేవి అండి, ఆ! ఒకప్పుడుకి మీద మనకి ఎడ్యుకేషన్ ప్రాసెస్ అనేదాన్ని చాలా ఈజీ చేసేశాయి. ఇప్పుడు, ఇది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్స్ కాకుండా ఒక 10 ఇయర్స్ బ్యాక్ నుంచే చూసుకున్నా సరే. మనకి యూట్యూబ్ స్టార్ట్ అయిన తర్వాత, ప్రతి కాన్సెప్ట్ యూట్యూబ్‌లో వీడియో ఉంటుంది. ఇప్పుడు మనకి ఉన్న టీచర్ చెప్పే ప్రతీది, ప్రతి కాన్సెప్ట్ మనకు అర్థం అవ్వాలని లేదు. టీచర్ కూడా ఒక కాన్సెప్ట్‌లో వీక్ అయ్యి ఉండొచ్చు. అంటే వీక్ అంటే, ఆవిడ ఆయన కొంచెం అది కూడా కష్టమైన టాపిక్ అయివుండొచ్చు.
హ్మ్. అవునండి. హ్మ్. అవును. హ్మ్. ఆహా! అవును. అవును. తప్పకుండా. లేదా చెప్పే సందర్భంలో ఏదన్నా వేరే ఆలోచనల వల్ల గానివ్వండి, ఏదైనా డిస్ట్రాక్షన్ వల్ల గానివ్వండి, అందరూ విద్యార్థులకి ఒకేలాగా అర్థమవ్వాలనైతే అస్సలు లేదు. హ్మ్.
ఆ! ఒకేలాగా అర్థం అవ్వదు. అందరి వటీచింగ్ మెథడ్స్ మనకి అర్థమయ్యేలా సింక్ అవ్వకపోవచ్చు. సో ఇలాంటి టైమ్‌లో మనకి ఇప్పుడు యూట్యూబ్‌లో అదే టాపిక్స్ మీద బోళుడు మంది టీచర్స్ ఉంటారు. హండ్రెడ్స్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ టీచర్స్ ఉంటారు. మన లాంగ్వేజ్‍లో చెప్పేవాళ్ళు ఉంటారు. లేదా ఇంగ్లీష్‌లో చెప్పేవాళ్ళు ఉంటారు. హిందీలో చెప్పేవాళ్ళు ఉంటారు. వాళ్ళ వీడియోస్ తీసుకుని, అక్కడి నుంచి చదువుకుని, నేర్చుకోవటం అనేది, ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. కాన్సెప్ట్స్ క్లియర్ చేసుకోవడానికి కానియండి, కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి కానియండి, ఒకవేళ మనము నెగ్లెక్ట్ చేసేసినా సరే, ఎగ్జామ్స్ ముందు మళ్ళీ చదవాలి అన్నా సరే, రివిజన్‍లా కూడా కానియండి, చాలా ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు మనకున్న ఆన్‍లైన్ టూల్స్ అనేవి.
అవునండి. అక్షర సత్యం. ఓకే. కరెక్టే. హ్మ్. అవును. హ్మ్. ఆ! అవునండి. అవును. చాలా చక్కగా చెప్పారు. నిజంగా యూట్యూబ్ అనేది మన చదివే విధానాన్ని చాలా రెవెన్యూ ఆహ్, చాలా మార్చేసింది. ఒకప్పుడు, ఒక కాన్సెప్ట్ రాకపోతే మనం చాలా ఆలోచించాల్సి వచ్చేది. మళ్ళీ ఎలా అడగాలి? చాలామంది ఏంటంటే విద్యార్థులు డైరెక్ట్‌గా టీచర్‌ని అప్రోచ్ అవ్వడానికి కూడా ఆలోచిస్తారు. అలాగే చాలా కాన్సెప్ట్స్ డౌట్స్ ఉండేవి. ఇప్పుడు అవి చాలా చక్కగా విజువల్ లైట్స్‌తో చెప్తున్నారు. మనకేంటంటే, పాఠశాలలో క్లాస్ రూమ్‌లో మామూలుగా టీచర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ యూట్యూబ్‍లో ఏంటంటే, రంగురంగుల బొమ్మలతో గానివ్వండి, ఏదైనా విజువల్స్‌తో చెప్పడం వల్ల అది ఇంకా బాగా గుర్తుంటుంది కదా?
ఆ! రెవెష రివెల్యూషనైజ్ చేసింది. ఖచ్చితంగా అండి. ఆ! రకమైన ఎడ్యుకేషన్ అనేది, మనకి బాగా మైండ్‌లో గుర్తుండిపోతుంది, అర్థమవుతుంది. ఇంకొకసారి మనం ఈజీ‌గా రివైజ్ చేసుకోగలుగుతాము.
అవును. హ్మ్. ఓకే. ఆ! ఏ సందర్భాల్లో ఈ డిజిటల్ టూల్స్ అనేవి మనకి 100% ఉపయోగపడతాయి అని మీరు అనుకుంటన్నారు? టే మీకు బాగా గుర్తున్న ఉదాహరణ లేక మీకు బాగా ఉపయోగపడిన, మీకు మీ చుట్టుపక్కల వాళ్ళకి బాగా ఉపయోగపడిన ఉదాహరణ ఏమన్నా చెప్తారా?
ఆ! ఉందండీ. అంటే నాకు ఎప్పుడు బాగా యూజ్ అయ్యిందంటే, నేనూ మెయిన్స్ ప్రిపరేషన్ చేస్తున్నప్పుడూ, ఈ మనకి ఆన్లైన్‌లో వేదాంతు అని చెప్పి, బైజోస్ అని చెప్పి, ఆహ్, ఇంకా ఆహ్, ఫిజిక్స్ వాలా, అన్ఎకాడమీ వీళ్ళందరు ఏంటంటే ఆహ్, వాళ్ళు క్లాసెస్ పెడతారు. ఆన్లైన్‌లో ప్రాక్టీస్ సెషన్స్, మాక్ అప్లికేషన్స్, మాక్ టెస్ట్స్ ఇవన్నీ పెడతారనమాట. ఇవన్నీ అటెండ్ అవ్వడం వల్ల ఒక్కొక్కసారీ లైక్ చాలామంది ఉంటారండి. ఆహ్, లెక్చరర్స్ మ్యాథ్స్‌లో ఈజీ టిప్స్ చెప్పేవాళ్ళు. షార్ట్కట్స్ చెప్పేవాళ్ళు. అంటే, ఇప్పుడు మనకి మెయిన్స్ అంటే మనకి పర్ క్వశ్చన్ వచ్చేసి దగ్గర దగ్గర 2 మినిట్స్ వస్తుది. 1 ½ మినిట్ వస్తది. సో ఈ వన్ అండ్ హాఫ్ మినిట్‌లో మనం, ఆ క్వశ్చన్ సాల్వ్ చెయ్యాలంటే, మనకు తెలిసిన బిగ్గెస్ట్ పాజిబుల్ వేలో సాల్వ్ చేయలేము.
ఆ! ఓహ్! అవునవును. హ్మ్. అవును. ఆ! ఓకే. హ్మ్. అవును. హ్మ్.
దానికి ట్రిక్స్ చెప్తారు. ఏమైనా షార్ట్‌కట్స్ ఉంటే గుర్తుపెట్టుకునేలాగా ఇప్పుడూ
ఓకె.
ఇప్పుడు ఆహ్, మనకి కెమిస్ట్రీలోనే ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి. అవన్నీ గుర్తుపెట్టుకోవడానికి ఒక షార్ట్‌కట్ ఏదైనా ఒక కోడ్ వర్డ్‌ లాగా చెప్తే, ఓకె దీని తర్వాత ఈ ఎలిమెంట్ ఉంటది ఆ కోడ్ వర్డ్ గుర్తుపెట్టుకుంటే చాలు ఈ ఆర్డర్ అంతా గుర్తుపెట్టుకోనవసరం లేదు. ఇలా చెప్తారు.
ఆ! ఓకె. ఇలా ఈ ట్రిక్స్ అనేవి చెప్పడం లేదా మనం ఈజీగా, సులుభుగా ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా సాల్వ్ చేయాలి అని చెప్పడం వల్ల మీకు అది టైమ్ మేనేజ్మెంట్‌కి చాలా ఉపయోగపడింది అంటారు.
ఆ! టైమ్ మేనేజ్‍మెంట్ ఉపయోగపడింది. నాకు ఏంటంటే ఇంకొకటి ఫిజిక్స్ చాలా ప్రాబ్లమ్ అనమాట నాకు అర్థమయ్యేది కాదు ఫిజిక్స్. అంటే కాలేజ్ వాళ్ళు కూడా బాగనే చెప్పేవారు కానీ నాకు అంతగా ఎక్కువ అర్థమయ్యేది కాదు. ఫిజిక్స్ ఎప్పుడు నా వీక్ పాయింట్‌ లాగా ఉండేది. కానీ ఆన్‍లైన్‍లో ఇప్పుడు వేదాంతు గానీ, వేదాంతు అంటే ఒక ట్యూటరింగ్ ప్లాట్‍ఫామ్‌ లాగా ఆహ్, ఒకటుండేది. అక్కడ కాన్సెప్ట్స్ చెప్తారు ఆహ్, రమ్య మేడమ్ ఆవిడ పేరు. ఆవిడ చెప్తారనమాట. చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి
ఓకె. హ్మ్. ఆ! అయ్యో! ఆ! ఆ! ఓకె. ఆ! ఓహ్!
అర్థమయ్యేలాగా నాకు ఏ ఎట్లా అంటే విత్ లైవ్ ఎక్సాంపుల్స్, లైవ్ ఏక్స్పెరిమెంటేషన్‌తో ‌చెప్తారు.
వావ్! కాబట్టి అది మీకు చాలా ఉపయోగపడిందైతే. మీకు పాఠశాల పేరు మరియు గురువు గారి పేరు కూడా గుర్తున్నాయంటే, మీ మీద చాలా ఇంపాక్ట్ అనేది చూపించాయన్నమాట.
ఆ! చాలా ఇంపాక్ట్ చూపించింది. లిటరల్‌గా అంటే, జేఈఈ మైన్స్ టూ టైమ్స్ కండక్ట్ చేసా చేసారు మా అప్పటినుంచే స్టార్ట్ చేశారనమాట. జానివరిలో ఒకసారి, జూన్‌లో ఒకసారి కండక్ట్ చేస్తారు. నేను జానివరిలో ఫిజిక్స్ రాసినప్పుడు నాకు ఎంత 48% ఎంతొ వచ్చింది ఫిజిక్స్ సబ్జెక్ట్‌లో. నాకు సెకండ్ ‌టైమ్ ఈ క్లాస్స్ తీసుకున్నాక 78 వచ్చింది అన్నమాట. థర్టీ పర్సెంట్ పెరిగింది.
ఓకె. ఆ! ఓకె. హ్మ్. వావ్! చాలా మంచి ఇంప్రూమెంట్‌గా అసలా!
అవునండి. అది చాలా హెల్ప్ అయ్యింది. అంటే, కాలేజ్‌లో చెప్పేది వాళ్ళు పర్ఫెక్ట్‌గానే చెప్పేవాళ్ళు కానీ అంతమంది స్టూడెంట్స్‌లో, ఆ గోలలో, అందరూ అరుస్తా ఉంటారు. అర్థం చేసుకుంటా ఉంటారు, డౌట్‌లడుగుతా ఉంటారు. ఈ ప్రాసెస్‌లో నాకు కరెక్ట్‌గా సింక్ అయ్యేది కాదు. కానీ ఈవిడ ఫిజికల్‌గా ఆహ్, అప్పుడు ఒక వెక్టారనే కాన్సెప్ట్ తీసుకుంటే, "ఆ కాన్సెప్ట్ ఎందుకు అలా ఓచ్చింది? ఎందుకు దాన్ని అట్లా తీసుకుంటున్నాము?" అనే కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసేసరికి నాకు ఎప్పుడైనా క్వషన్ చదివితే మనకు ఏంటంటే ఇమాజినేషన్ కావాలి ఫిజిక్స్‌కి
అవును. తప్పకుండా. ఆ! అవును. హ్మ్. ఓకె. ఆ! అవును.
ఆ ఇమాజినేషనొస్తే మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెరుగుతాయి ఫిజిక్స్‌లో. ఆ ఇమాజినేషన్ అర్థమయ్యేది. ఓకె. ఇప్పుడు వెక్టర్ అంటే ఇలా ఉంటుంది ఓకే డిస్‌ప్లేస్‌మెంట్ ఈ డైరెక్షన్‌లో వెళ్తే వెక్టర్ ఈ డైరెక్షన్‌లో ఉంటుందని మనకి ఇమాజ్ ఇమేజ్ వస్తది. సో, ఇమేజ్ బట్టి నేను ఆ డయాగ్రామ్ గీసేసుకొని వెంటనే కాలిక్యులేషన్ చేసేసేదానన్నమాట. సో, అలాగా ఈవిడ లెక్చర్స్ అనేవి నాకు చాలా ఉపయోగపడినాయి, ఒక మంచి స్కోర్ తెచ్చుకోవడానికి ఉపయోగపడినాయన్నమాట.
హ్మ్. హా! ఓకె! హ్మ్. ఓహ్! చాలా చక్కటి విషయం చెప్పారండి. చాలా బావుంది. కానీ ఒకసారి మనం ఏం గమనించాలంటే ఈ టూల్స్ వల్ల ఏదో ఒక చిన్న సమస్యలు గానీ సైడ్ ఎఫెక్ట్స్ గాని ఏవొకటి ఉంటూనే ఉంటాయి కదా! ఉదాహరణకు మనం చూసుకుంటే ఎక్కువ మొబైల్ అలా చూడ్డం వల్ల అంటే స్క్రీన్‌లో చూస్తాం కాబట్టి ఆహ్, మన ఆహ్, ఆకలి సమస్యలు రావడం గానివ్వండి, లేదా నిద్రలేమి, కళ్ళు డ్రై అయిపోవడం, బ్లూ లైట్ అని చెప్తున్నారు ఈ మధ్య. లేదా ఎక్కువ ఈ ఫోన్ చూడడం ఏంటంటే కొన్నిసార్లు డిస్ట్రాక్ట్ అవ్వడం కూడా చాలా సులభం అయిపోతుంది. ఎందుకంటే ఫోన్‌లోనే ఈ వివిధ యాప్స్ ఉంటాయి కాబట్టి అలా మనం డిస్ట్రాక్ట్ అవ్వడం వల్ల ఆ శ్రద్ధ అనేది తగ్గడం గానివ్వండి, భాష కొన్నిసార్లు ఏంటి మనకు కావాల్సిన కాన్సెప్ట్ మన భాషలో లేకపోవడం ఇలా ఏదో ఒక సమస్యలు ఉంటూ ఉంటాయి కదా! వాటి మీద మీ ఆహ్, అభిప్రాయం ఏంటి ఇలాంటి సమస్యలు ఉంటాయంటారా? ఉంటే మనం ఎలా సాల్వ్ చేసుకోవచ్చంటారు?
అవునండి. దొరకదు. అవును. ఆ! ఇ వీటన్నిటితో పాటు ఇంకొక మెయిన్ సమస్య గూడా ఉంటుందండి డిస్ట్రాక్షన్. మనకి ఫోన్ అంటేనే ఒక పెద్ద డిస్ట్రాక్షన్. మనం ఏదో నేనిది చాలా సార్లు గమనించానన్నమాట. ఆ! అది నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ఏదన్నా మనము గూగుల్‌లో సర్ఫింగ్ చేస్తాము. బ్రౌజ్ చేసి ఏదన్నా టాపిక్స్ నేర్చుకోవడానికి ట్రై జేస్తున్నప్పుడు, గూగుల్‍లో యాడ్స్ వస్తాయి. ఇప్పుడు నేను మింత్రలో డ్రెస్సెస్ చూశాననుకోండి. ఆ డ్రెస్సెస్ రిలేటెడ్ యాడ్ వస్తది. ఏహ్! ఈ డ్రెస్ బాగుంది కదా! అని చెప్పి మింత్రా ఓపెన్ చేసేస్తాను. అది అక్కడ డ్రెస్సెస్ చూసుకుంటా వెళ్ళిపోతాను. ఈ డిస్ట్రాక్షన్ అనేది చాలా అంటే, చాలా కామన్. మనం ఆన్లైన్ ఎహ్ డిజిటల్ టూల్స్ వాడుతుంటే, ఈ నిద్ర ఇవన్నీ అనేవి ఒక సైడ్ ఎఫెక్ట్స్ అనుకోవచ్చు. ఇంకా మనకు అంటే, కొంచెం ఏదన్నా గెయిన్ చేయాలంటే కొంచెం శ్రమ పెట్టాలి. కొంచెం ఆహ్, దానికి ఇంక మనం ఏం చేయలేము ఇప్పుడు పొద్దున్నే ట్యూషన్ అంటే, లెగిసి వెళ్ళమా నిద్రపోతుంది అని అనుకోము కదా! సో ఈ డిజిటల్ టూల్స్‌కి కొంచెం మనకి ఈ ఎఫెక్ట్స్ అనేవి ఓకే. ఒక రేంజ్ వరకు అంటే, మన గోల్ రీచ్ అవ్వడానికి కొంచెం సాక్రిఫైస్ అనుకోవచ్చు. కానీ డిస్ట్రాక్షన్ అనేది మెయిన్ ప్రాబ్లమ్. సో వీటిని అవాయిడ్ చేయడానికి నాకు నేను గూగుల్ బ్రౌజర్ కాకుండా బ్రేవ్ బ్రౌజర్ అని ఇంకొకటి ఉంటుంది. అది కూడా ఆహ్, బ్రౌజర్ అన్నమాట నార్మల్‌గా అందులో యాడ్స్ రావు. ఒక యాడ్ కూడా రాదు.
అవునండి. ఆ! హ్మ్. అవును. ఆ! అవునండి. అవును. తప్పకుండా. హ్మ్. అవును. అవును. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే అండి. హ్మ్. ఓహో! ఓకే. ఓహ్! చక్కటి ఆహ్, మార్పు అనేది కనుగొన్నారు మీరైతే.
ఆ! అది మా ఫ్రెండ్స్ చెప్పారు నాకు. బేసికల్లీ ఇది వాడటం వల్ల ఏంటంటే ఉపయోగం నాకు ఆహ్, యాడ్స్ వచ్చేవి కాదు. యాడ్స్ రానప్పుడు నేను ఏదైతే కాన్సెప్ట్ చదువుదాం అనుకుంటున్నానో. ఆ ఒక్క కాన్సెప్టే కనిపిస్తుంది నాకు. యాడ్స్ ఏమీ కనపడవు. ఎటువంటి డిస్ట్రాక్షన్స్ కనపడవు.
ఓకే. ఆ! ఓహ్! హ్మ్. వావ్! చాలా చక్కటి ప్రత్యామ్నం కనుక్కున్నారు అయితే. హ్మ్.
అవునండి. అది అన్ ఏమి కనపడదు కాబట్టి చదువుకోవడానికి గానియండి. యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నప్పుడు కూడా మనకు యాడ్స్ వస్తాయి గదా! ఆ యాడ్స్ రావు. డిస్ట్రాక్షన్స్ ఉండవు కాబట్టి చాలా ఈజీగా మనము కాన్సెప్ట్స్ నేర్చుకోవచ్చు. వితౌట్ డిస్ట్రాక్షన్ అని జెప్పొచ్చు.
ఓకే. ఆ! ఓకె, ఓకె. క కానీ ఇప్పుడు మనం చూసుకుంటే వీటిలో ఏంటంటే పల్లెలకి గానివ్వండి లేదా పెద్ద పట్టణాలకి గానివ్వండి ఏదన్నా డిఫరెన్స్ ఉంటుందంటారా? ఇంటర్నెట్ సమస్యలు, డివైస్లేమి, సభ్యుల డిజిటల్ సామర్థ్యం అనేది తక్కువగా ఉండడం, భాషా అనువాదం లేకపోవడం. ఇలా ఏదన్నా గ్రామాలకి, పెద్ద పట్టణాలకి చేంజెస్ అనేవి చూడొచ్చంటార మనం డిజిటల్ టూల్ విద్యలో?
ఈ డిజిటల్ టూల్ విద్యలో అండి ఖచ్చితంగా, ఇప్పుడు యూట్యూబ్ చూసుకుంటే ఫ్రీ కానీ, ఇంటర్నెట్ యాక్సెస్, ఒక ల్యాప్టాప్ గానీ, ఒక ఫోనైనా గాని ఉండాలి ఖచ్చితంగా. ఏది లేకపోతే యాక్సెస్ కష్టం. కానీ ఏదైనా ఉంటే ఎక్కడో మారుమూల గ్రామంలో మనకి కరెక్ట్ ఎడ్యుకేషన్ లేకపోయినా సరే ఇవి పెట్టుకొని చదువుకొని మంచిగా, మంచి ర్యాంక్స్ తెచ్చుకోవచ్చు.
హ్మ్. ఆ! ఆ! ఓకె. కాబట్టి అలాంటి గ్రామాల్లో కూడా ఇదైతే పాజిటివ్‌గానే ఉపయోగపడుతుందంటారు.
ఈ లాభం కూడుంది. ఆ! పాజిటివ్‌గానే ఉపయోగపడుతుంది. ఏంటంటే ఇప్పుడు గ్రామాల్లో కూడా ఇంటర్నెట్ కనెక్షన్ బానే ఉంటుందండి. డిజిటల్ ఇండియా వచ్చిన తర్వాత మనం చెప్పాలి అంటే. కానీ ఇట్లాంటి ఇప్పుడు స్కూల్స్‌లో అందరూ క్వాలిఫైడ్ టీచర్స్ ఉండరు కొన్ని కొన్ని స్కూల్స్‌లో. ఆహ్, ఎడ్యుకేషన్ లెవెల్ అంత బాగుండదు. అలాంటి వాళ్ళకి ఇట్లాంటి డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది బికాస్ ఇప్పుడు నేను, ఇప్పుడు నేను వేదాంతు తీసుకున్నాను. అది నాకు కాస్ట్ పడింది ఒక 40,000 ఎంతో పడింది కోర్స్ మొత్తం ట్యూషన్‌కి. సో అంటే అది ట్యూషన్ కమ్ అ అది పేమెంట్‌ లాగా అనమాట. ఆ టూల్. పేమెంట్ లేకుండా కావాలి అంటే మనకి ఆహ్, ఆన్‍లైన్ క్లాసెస్ ఉంటాయి యూట్యూబ్‍లో గానియండి. ఇంకా మనం ఇంకో మినిమల్ అమౌంట్ ఆఫ్ చార్జ్‌లో మనకి యుడెమి అని గానియండి. ఇట్లాంటి టూల్స్ ఉంటాయి. సో ఈ టూల్స్‌ని యూజ్ చేసుకొని. ఇప్పుడు వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది తెచ్చుకోవడము, నేర్చుకోవడము చేయొచ్చు. ఇది చాలా బెనిఫిషియల్. కానీ ఇప్పుడు దానికన్నా రివల్యుషనరి ఎఐ వచ్చేసింది.
అవునవును. హ్మ్. ఆహా! ఆ! అవును. హ్మ్. ఓకె. హ్మ్. ఓకె. ఆ! ఓకె. ఆ! ఓహో! అవునవును. హ్మ్.
ఇప్పుడు ఏఐ అనేదింక మొత్తానికి ఫ్రీ. ఇప్పుడు చాట్‌జీపిటీ అనేది గానీయండి, ఇప్పుడు డీప్‌సీక్ అనేది గానియండి, జెమినై అనేది గానీయండి చాలా మనకన్ని ఫ్రీ అయిపోయింది. ఏ డవుటయినా సాల్వయిపోద్ది. ఇదివరకు అంటే గూగుల్‌లో వెళ్లి వెతికి డిస్ట్రాక్షన్ అయ్యేదని
అవును. ఆ! అవును. సమయం పట్టేది, మనం గూగుల్‌లో వెతికాక, మళ్ళీ వచ్చే వెబ్సైట్‌లోకి వెళ్ళి, సమాధానాలు తెలుసుకోవాలి. కొన్నిసార్లు అవేమో లాగిన్ అడిగేవి, కొన్నేమో డబ్బులు కట్టవలసి వచ్చేది.
అవునండి. అది వెతికిన తర్వాత, మనకు దొరికిందీ అనేదప్పటికీ, ఏదో ఒక పేమెంట్ కట్టాలనో, ఏ లాగిన్ చేయాలో, అదంతా డిస్ట్రాక్షనయిపోయేదండి. కానీ ఇప్పుడు మనకి డైరెక్ట్ ఛాట్‌జీపిటి గానీయండి, జెమినీ గానీ ఏమన్న క్వషన్ అడిగితే, ఆటోమేటిక్‌గా, రెడీగా ఆన్సరిచ్చేస్తున్నాయి. ఆన్సర్ కూడా
హ్మ్. హ్మ్. అవునండి. ఆ! కానీ మనం చూసుకుంటే, ఈ మధ్య మనం వింటూనే ఉన్నాం. ఈ ఏఐని విద్యార్థులెక్కువ వాడడం వల్ల, వాళ్ళకు వాళ్ళ క్రిటికల్ థింకింగ్‌ని గానివ్వండి, వాళ్ళ వాళ్ళ అనాలిసిస్‌ని గానివ్వండి, అదంతా తగ్గిపోతుందని. అంటే ఏ అసైన్‌మెంటొచ్చినా ఇప్పుడా క్వెషన్ పెట్టేసి, ఆన్సర్ జస్ట్ కాపీ పేస్ట్ చేసేయడం. ఇలా అవుతుంది గానీ, విద్యార్థులు నిజంగా నేర్చుకోవట్లేదు, అనే ఒక క్లెయిముంది ఏఐ మీద. దీని గురించి మీరేం చెప్తారూ?
ఆ! ఉందండి. అది నిజంగా అంటే, ప్రతి యొక్క ఆహ్, టూల్‌కి, ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నట్టు, దీనికి కూడా ఉన్నాయండి. యూజ్ చేసే విధానం బట్టి ఉంటుంది. ఇప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసుకోడానికి, నాలెడ్జ్ గెయిన్ చేసుకోడానికి, వాడితే, అది మనకి చాలా హెల్పవుతుంది. అంతేగాని డైరెక్ట్ కాపీ పేస్ట్ విద్యార్థి దశలో కాపీ పేస్టనేది అసలా చేయకూడదండీ. ఇప్పుడు కార్పొరేట్‌కెళ్ళిన తర్వాత ఇప్పుడు జాబ్ చేస్తున్నప్పుడు ఆ కోడుకు మనకేదన్నా రాకపోతే చాట్‌జీపిటీని అడిగి, ఆ కోడ్ తీసుకొని మనా అందులో కూడా, అది కోడిస్తుంది. ఆ కోడ్ ఎలా రన్ చేయాలి? ఎక్కడ పెట్టాలి? ఎలా చేయాలి అనేది, విచక్షణ జ్ఞానం అనేది ఆ కోడర్‌కుండాలి గదా! డెవలపర్‌కుండదు.
అవును. హ్మ్. చక్కగా చెప్పారు. హ! అవును. హ్మ్. ఆహాహా! అవునవును. హ్మ్.
కాబట్టి ఏఐ అనేది మనకీ, ఒక 80% హెల్ప్ చేస్తుందనుకోండీ, 20 పర్సెంటయినా మన బ్రెయిన్ వాడలేకపోతే అది వేస్టసల.
ఓకే. ఆహా! కానీ విద్యార్థి దశలో ఏంటంటే, అంత అవగాహన ఉండదు పని ఈజీ అయిపోతుంది కదా అని చెప్పి, ఆ డిజిటల్ టూల్‌ని సరిగ్గా వాడకుండా ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి అంటారు.
ఆ! సరిగ్గా వాడకుండా అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్లేగరిజం చేస్తారు. డైరెక్ట్ కాపీ పేస్ట్ చేస్తారు. అసైన్మెంట్ అనేది మనల్ని నేర్చుకోవడానికి ఇచ్చారు. కాపీ పేస్ట్ చేయడానికి ఇవ్వలేదు అన్న విచక్షణ, ఆ యూజర్‌కి ఉండాలి. మనము ఇప్పుడు దేన్నైనా ఇప్పుడు చేప్ చెప్పినట్టు క్వెషన్ వచ్చింది. ఆ క్వెషన్ ఏంటి, ఆ కాన్సెప్ట్ ఏంటి, ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకొని, పోనీ అక్కడ ఇచ్చిన ఆన్సర్‌ని అర్థం చేసుకొని మనం మనకే అర్థమైందో దాన్ని ఆన్సర్ కింద రాయాలి.
హ్మ్. అవును. ఆ! హ్మ్. అవునండి. ఆ! ఓకే. హ్మ్. ఆ! అవునవును. ఈ మధ్య అసైన్మెంట్‌లు ఇచ్చే విధానం కూడా మారిపోయింది. ఏఐ‌ని వాడినా కూడా, మీ సొంతంగా మీరేమి అర్థం చేసుకున్నారో అది రాయండి అన్నట్టు కూడా, కొత్త అసైన్మెంట్ విధానాలు కూడా వస్తున్నాయి కదా!
అవునండి. అంటే అదే అండి. ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీ‌కి తగ్గట్టు అర్థం చేసుకునే విధానము గానియండి, ఎడ్యుకేషన్ సిస్టమ్ గానియండి, రెండూ మారాలి. ఎందుకంటే
హ్మ్. అవును. హ్మ్. ఇప్పుడు ఈ డిజిటల్ టూల్స్ విషయానికి వచ్చేస్తే, ఖర్చు కానివ్వండి లేదా, ట్రైనింగ్ గానివ్వండి స్థానిక భాషలో కంటెంట్ కానివ్వండి, ఇలాంటివి ఎంతవరకు మన అ ఒక సామాన్య విద్యార్థికి ఉపయోగపడుతున్నాయి అంటారు?
చాలా వరకు ఉపయోగపడుతుందండి. ఇప్పుడు ఇప్పుడు ఏఐలో కూడా దానికి పర్ఫెక్ట్ ట్రైనింగ్స్ అయి‌పోయిన‌యి ఇప్పుడు. మన మనకి ఏ భాష కావాలంటే ఏ ఎంత క్యాజువల్‌గా ఇవ్వాలా, పొలైట్‌గా ఇవ్వాలా, ఎలా ఇవ్వాలి, ఎలా ఎక్స్‌ప్లయిన్ చేయాలి, అంటే నేను నాకు ఇది చాలా టఫ్‍గా ఉంది. ఒక చిన్న పిల్లోడికి ఎక్స్‌ప్లయిన్ చేసినట్టు ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నా కూడా చేస్తుంది. సో, ఇది చాలా మంచి టూల్ అండి ఇప్పుడు. ఇప్పుడు ఈ కాలంలో చదువుకుంటున్న విద్యార్థులందరికీ, ఇదొక బూన్ లాగ అని కరెక్ట్‌గా వాడుకుంటే, ఒక వరం లాగానే ఉపయోగపడుతుంది.
హ్మ్. ఆ! ఆ! అవును. హ్మ్. ఓకె. చాలా చక్కగా చెప్పారు.
కాన్సెప్ట్స్ క్లియర్ చేసుకోడానికి, ప్రాజెక్ట్స్ చేయడానికి, ఎక్కడైనా ష్ట్ర‌క్ అయిపోతే టైమ్ వేస్ట్ ఉండదు. ఈజీ హెల్ప్ దొరుకుతుంది. ఇప్పుడు మన టైమ్‌లో అయితే, అన్ని వెతుక్కుని గూగుల్ పేజెస్ అన్ని ఒక సొల్యూషన్ దొరుకుతుందో దొర‌క‌దో
హ్మ్. ఓకె. హ్మ్. <chuckles> అవును. టైం అనేది చాలా సేవ్ అవుతుంది. తక్కువ సమయంలో మనం వివిధ రకాలైన నాలెడ్జ్‌ని కూడా గెయిన్ చేయగలుగుతున్నాం అంటారు.
హ్మ్. అహా! దొరుకుద్దో దొరకదో అన్న గ్యారంటీ లేకుండా ఉండదు, ఖచ్చితంగా ఆన్సర్ దొరుకు
అవును. ఓకె. చాలా బా చెప్పారండి. నిజంగా డిజిటల్ టూల్స్ వి విద్యలో నిజంగా ఇంత సహాయపడతాయని, చక్కటి ఉదాహరణలతో వివరించినందుకు ధన్యవాదాలు.
ధన్యవాదాలండి. మీకు కూడా.